అంటే అసలు ఎప్పుడు యూజ్ చేయలేదు మీరు.
అస్సలు ఇప్పటిదాకా ఎసుకోలేదండి అది చూస్తుంటే ఏదో నాకు ఒక రకంగా ఉంటది. అది చిరిగిపోయిన ఏసుకోవడం ఏంటో అది అంటే ఆ! వ్యక్తిగతం ఎవరిది వాళ్ళదే కానీ నాకు నచ్చదు.
<chuckles> ఓకే. అవును. అవును. మరి ఒక్కోసారి ఇప్పుడు సింపుల్‌గా ఉంటారు. కానీ కొన్నిసార్లు ఫెస్టివల్స్ అప్పుడు కాని లేదా ఇంట్లో ఫంక్షన్స్‌ప్పుడు కానీ కొంచెం హెవీగా రెడీ అవ్వాల్సొస్తది కదా! అప్పుడు మీరు ఎట్లా రెడీ అవుతారు? సింపుల్‌గానే ఉంటారా? లేకపోతే దేనికి తగ్గట్టు దానికి మార్చేస్తూ ఉంటారా స్టైల్ని?
అవునండి. అంటే డ్రెసైతే గనక నేను ఆప్షన్ తీసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 'దీపావళికి' ఆహ్, దానికి తగ్గట్టు ఎసుకుంటాను. లేదు కొన్నిసార్లు ఆఫీస్‌లో కూడా ఎత్నిక్ వేర్ అని చెప్పి ఆ ఒక డే పెడతారన్నమాట.
హ్మ్. హ్మ్. ఓకే.
హ్మ్. అలాంటప్పుడు ఇలాగ కుర్తా అవి ఎసుకుంటా ఉంటాను. ఓకేనంటే లాల్చీ, పైజామా అలాంటివి కాకుండా కొద్దిగా సిమిలర్‌గా కొంచెం కంఫర్టబుల్‌గా ఉండేయి చూసి వేసుకుంటా ఉంటానన్నమాట. కాకపోతే నేను అదేసుకున్నా కూడా ఏదో చేతులకి ఒక 2, 3 కడియాలో లేకపోతే తాడ్లు అలాంటి‌యి అలాంటి‌యేం ఉండవండి. నా చేతులేపుడు ప్లెయిన్‌గా నుంచుకుంటా.
హ్మ్. ఓకే. హ్మ్. ఓకే. మరి ఉంగరాలు, ఉంగరాలు, ఉంగరాలు.
ఈవెన్ నేను ఫి ఆ! అదే ఆది నెక్స్ట్ అదే చెప్తున్నా. ఈవెన్ నేను ఇప్పడు వరకు ఎప్పుడు కూడా ఫింగర్‌కి ఆహ్, ఉంగరాలు పెట్టుకొని ఎప్పుడు లేను, ఆహ్, నాకు గుర్తుండి పెట్టుకున్నది నా మ్యారేజ్‌కి పెట్టుకున్నాను.
ఓకే.

అది ఏంటంటేనండి. అదొక కిటుకండి. అది క బాగా కనపడాలి అనుకుంటారు అండ్ వాళ్ళు పర్ఫెక్ట్‌గా చేస్తున్నారు. యాక్చువల్‌గా చెప్పాలంటే అనవసరమైన ఖర్చులు పెట్టుకోకుండా ఇప్పుడు చాలా షర్ట్‌లు కూడా ఐరన్ చేసుకుంటే దాని లుక్ మారిపోతదండి.
<giggles> హ్మ్. హ్మ్. హ్మ్. అవును. అవును.
ఆ! నార్మల్‌గా ఓ ఉతికిన తర్వాత ఆరేసిన తర్వాత యేసుకునేదానికిను అదే! సొక్కాని అదే! షర్ట్‌ని మనం ఇస్త్రీ చేశాక యేసుకుంటే దాని యొక్క రు ఆహ్, అసలు తీరు మారిపోతది లుక్.
<chuckles> అవును. ఖచ్చితంగా అసలా లుక్ డిఫరెంట్‌గా ఉంటుంది. ఏదైనా కానీ చొక్కానే కానీ పైజామానే గాని ఏదైనా ఇస్త్రీ‌కి ఉన్న వాల్యూ వేరే ఉంది అంటారిక.
అవును. అదే గదా! సో అంటే వాళ్ళక్కడ ఓ తెగ ఖర్చుపెట్టట్లా చిన్ని చిన్నియే ఆహ్, ఇలాంటి టిప్స్ పాటిస్తే మనం ఎంత సింపుల్‌గా ఉన్నా అందంగానే కనపడతాం.
ఓకే. మరిప్పుడు కాకపోతే కొన్నికొన్ని ఆహ్, ఇంటర్వ్యూ‌స్‌కి గానివ్వండి ఇట్లాగా ఏంటి అంటే అది కూడా కాదు. ఇక నార్మల్‌గా ప్లేన్ చొక్కాలంటే ఇకా ఇం కంప్లీట్‌గాప్లేన్ అలా యేసుకేళ్తారు గదా! హ్మ్. హ్మ్. అవును అలాంటప్పుడు మనం ఎలాంటి లుక్‌ని మెయింటెయిన్ జేస్తే అది మంచిగా కనిపిస్తాము?
ఆ! ఇంకా డాట్స్ గాని అవేముండకుండా ప్లెయిన్ యేసేసేయాలి. అవునండి. అక్కడ ఇంటర్వ్యూ‌కొచ్చేసరికి ఏంటంటేనండి. నీట్‌గా షేవ్ చేసుకొని మంచిగా మొస్టాచ్‌ని కూడా నీట్‌గా ఒక లైన్ లాగా అంటే ఆహ్, దానికి ఆహ్, అంటే మీకు ఎలా తే చెప్పాలి? కొద్దిగా నీట్‌గా అంటే హెవీ‌గా అన్‌ఇవెన్‌గా కాకుండా.
హ్మ్. అంటే నీట్‌గా ట్రిమ్ జేయాలి అంటారు. నాకర్థమయింది. ఎట్లా అంటే చూడడానికి వాళ్ళొక మంచి ఆహ్, ప్రతిది క్యారెక్టర్ వాళ్ళది రిసెం‌బల్ అయ్యేలాగా జేయాలంటారు.
హ్మ్. ఆ! అవును. ఇలాగ మనం ఆహ్, ఒక సాలిడ్ పెర్ఫార్మన్స్‌ లాగా మన ఫేస్ గాని లేకపోతే మన బాడీ ఆహ్, యేసుకున్న డ్రెస్ గాని మనం చూపిచ్చగలిగితే వాళ్ళకి ఫస్ట్ ఆ లుక్‌లో ట్రస్ట్‌ అనేదోస్తది.
హ్మ్. హ్మ్. అవును.